ఆ! లేదు, లేదు, అది 2002లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ.
హ్మ్. ఓహ్! హ్మ్. గ్రేట్.
హ్మ్, కాకపోతే నాకు అంత అవగాహన లేక కంపెనీ గురించి తెలియలేదనమాట, నేను బీపీఓ అనగానే కాల్స్ అనుకున్నాననమాట. నాకు కాల్స్ అంటే నాకు అంత ఇష్టం లేదు. మాట్లాడడం నాకు ఏదైనా కొద్దిగా సిస్టమ్‌తో ఇస్తే చేసుకుంటాను అనే టైప్.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. అంటే మీది ఎలాగా ఉండింది మీ ఉద్యోగం అంటే, టార్గెట్లిస్తుండేవారా? లేకపోతే ఆహ్
టార్గెట్లంటే ఇదిగో ఈ డైలీ కొన్ని పిడిఎఫ్ డాక్యుమెంట్లు వొస్తాయి కదా! అవన్నీ కంప్లీట్ చేయాలవి. ఒకరోజు 100 రావచ్చు, ఒకరోజు 200 రావచ్చు. ఎన్నొస్తే అన్ని ఎంటర్ చేయాలనమాట.
హ్మ్. అవును. ఒకటే రోజులో.
ఆ! ఒకటే రోజులో ఎంటర్ చేయాలి. అంటే ఒక మనిషే ఉండరు అది టీమ్ వర్క్ కదా! ఒక 10 మందుంటారు. ఫైల్స్ కూడా షేర్ చేసుకుంటామనమాట. ఒక్కొక్కరు పదేసి, ఒక 10 మంది ఉంటే, పదేసి అలా షేర్ చేయడం. 2 గంటలకల్లా అవ్వాలి, అవ్వలేని పక్షంలో, ఖచ్చితంగా అదనపు గంటలు చేయాల్సిందే ఇంకా ఆ రోజు. ఆ!
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. అంటే మీ వర్కింగ్ అవర్స్ ఓన్లీ ఆహ్, 2 గంటలా అండి?
8 హవర్స్, ఆహ్, 6 టు 2 ఉదయం 6 నుంచి 2 వరకు. 2కి అవ్వలేని పక్షంలో ఇంకొక 2 గంటలు ఉండాలి. ఒక ఐదుగురు, 2 గంటలు ఉంటే, ఒక 10 గంటలు కలుస్తుంది కదా! ఇంకా ఆ టైంలో ఖచ్చితంగా చేసి క్లయింట్‌కి ఈమెయిల్ పంపాల్సిందె.
8 అవర్స్ ఓకె. ఓకె. హ్మ్. ఆ 2 గంటలు చేసే, ఎక్కువగా చేసే అవర్స్‌కి మీకేమన్నా
ఆ! ఎక్స్ట్రా అది ఇస్తారు ఎ అమౌంట్ ఇస్తారు, గంటకి అని చెప్పి ఇస్తారు. ఇంకా అందరి సహకారంతో బానే అయిపోయింది టీమ్ వర్క్ కదా! హెల్ప్ కూడ అవుతుంది.
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. అవును కొలీగ్స్ మీకు, మీ సహోద్యోగులు గాని, వాళ్ళంతా ఎలా ఉండేవారు మీతోటి వాళ్ళ నేచర్ ఎలా ఉండింది?
మొదట్లో కొంచెం కఠినంగా ఉండేవారు. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఒకసారే చెప్పేవారు. రెండోసారి అది మనం అడిగినా దాన్ని ఎర్రర్ కింద నోట్ చేసేవారన్నమాట. అంటే ఈళ్ళంతగా
హ్మ్, చెప్పక పోయేవారు. ఓకె. ఎందుకంత కఠినంగా అంటే ఆహ్, మే
అంటే అంత కఠినంగా ఉండకపోతే, మేము తర్వాత వర్క్ సరిగ్గా చెయ్యమేమో, అని వాళ్ళలా ఉండేవారని నాకు తర్వాత అర్థమయింది. ఎందుకంటే నేను ఏ ఏడవాల్సిన పరిస్థితి కూడా వొచ్చింది. నేను అడిగితే, "ఏమి ఎన్ని సార్లు అడుగుతావో నీకు ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేవా" అన్నట్లు కూడా నన్నన్నారు.
చేయమని. ఓకె. ఆ! ఆ! చెప్పేవారు, ఓకె. మరి ఎలా ఎదుర్కున్నారు ఈ పరిస్థితులను దాటుకొని మీరదే ఉద్యోగం చేసారా లేకపోతే మారారా?
హ్మ్. ఆ! నాకు కొంచెం టైం పట్టింది అలవాటు చేసుకోవడానికి ఒక 3 నెలలు అయితే పట్టింది నాకు. ఇదంతా వాళ్ళ వర్క్ విధానం, నాకు అర్థమయ్యేసరికి అంటే కంప్లీట్ దాంట్లో పట్టు సాధించడానికి 3 నెలలు పట్టింది నాకు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. దాని తరువాత మీరు ఇలాగా నైపుణ్యం పొందారు గదా! అదే ఉద్యోగంలో. ఆహ్, అయితే మీరు తర్వాత ఎప్పుడన్నా అంటే, సాలరీ హైక్ గాని ఇలాగ ఏమైనా చేసారా మీకు లేకపోతే అలానే ఉంచేసారా?
హ్మ్. నే హ్మ్. అది ఎవ్రీ 6 మంత్స్‌కి పెంచేవారు గానీ, చాలా తక్కువ పెంచేవాళ్ళండి చాలా తక్కువ. వాళ్ళు కూడా ఎలా అంటే అది కరోనా టైమన్నమాట. ఏమైందంటే కరోనా టైంలో ఇంట్లోకి వర్క్ ఇవ్వడం మొదలుపెట్టారు కదా! ఆ టైంలో సాలరీ తగ్గించేశారు ఉన్నది.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవును. అవునా! ఆ!